ఓకే. ఓకే. అయితే ఈ శ్రద్ధ చూపించే వ్యక్తి ఎప్పుడైనా ఏదో ఒక సమయంలో అంటే ఎక్కువ ఊరికే అలా ప్రేమగా ఉండరు గదా! ఏదో ఒక సమయంలో అయినా కోప్పడతారు. అయితే శ్రద్ధ చూపించే వ్యక్తి ఆహ్, కోపడ్డారనుకోండి ఎక్కువగా ఎమోషనల్ అయిపోతాం ఆటోమేటిక్‌గా. అరే! అన్నా <giggles> కూడా ఒకేసారి కళ్ళలో నీళ్ళు తిరగడం కానీ ఎమోషనల్ అయిపోతాం గదా! మీకు మరి అలా జరిగిందా తిట్టడం గాని లేదా మీరు ఎమోషనల్ అయిపోవడం?
అవును. అవును. అవును. అవును. ఎమోషనల్ అంటే, అసలు ముందు మనం ఎమోషనల్ ఎక్కువగా అవ్వము. అంటే పట్టిచ్చుకోమన్నమాట. అయినా గూడా లోపలే ఉండిద్ది గానీ అది బయటికి చూపిచ్చను. ఈ కన్నీళ్లు కార్చటం అనేది అసలు ఎప్పుడు జరగలా. లోపలయితే ఉండుద్ది. కానీ ఉండిద్ది. అంటే ముందైతే మా అన్నయ్య ఆ చాన్స్ అయితే తీసుకురాలేదు ఇప్పటి వరకు. ఓహ్, చిన్నప్పుడు జరిగినియి గాని అప్పట్లో ఏడవటం లేకపోతే యెళ్ళి మా అమ్మ కంప్లెయింట్ జేయటం. ఇట్లాంటివి జరిగినప్పుడు మా అమ్మ చూసుకునేది. మళ్ళీ అం మళ్ళీ అంటే మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి, "ఎందుకున్నావు తమ్ముడ్ని?" అని జెప్పేసి, అక్కడ కోటింగో, మీటింగో ఏదో ఒకటి అయిపోయిద్ది గాబట్టి చిన్నప్పుడు అలా ఉండేది. ఇప్పుడు ఇప్పుడు మనం ఏ కంప్లెయింట్ చేయను గదా! యెళ్ళి ఈ విషయంలో. ఇగ ఇంత <giggles> వయసొచ్చిన తర్వాత వెళ్లి "అమ్మా నన్ను అన్నయ్య <giggles> ఇలా అన్నాడు" అని నేను చెప్పలేను. ఇప్పుడు వాడు తను చూసుకుంటే, గ్రేట్ మళ్ళీ ఈ విషయం వాడు ఏమన్నా మాటంటే గూడా మళ్ళీ దానికి ఏమనుకోలేను గదా. వాడు చెప్పడం ఎలా అంటే ఆహ్, ఇప్పుడు తప్పు జేశాననుకోండి, ఈ విషయంలో ఏమన్నా చె ఎలా జెప్తాడంటే, ఇలా జేశాం అని చెప్పేసి కసురుకోకుండా, "ఇది ఇలా కాదురా, ఇలా జేయాలని" జేప్పేసి అలా జెప్తాడు. అంటే నేను ఫీల్ అవుతానని అట్లా అని జెప్పేసి, వాడు "ఇలా కాదు, ఇలా జేయాలి దీన్ని." అని జెప్పేసి అలా చెప్పేసి యెళ్ళిపోతాడు. తర్వాత నేను అదే జేస్తాను. కానీ వాడు చెప్పినట్టుగా సో అట్లాగా సద్దుమణిగిపోతున్నాం. ఒకప్పుడుకి లాగా అటు కసురుకొని జెప్పడం కోపంగా జెప్పడం ఒక ఒక ఆహ్, మాటని చెప్పడం అలా గాకుండా ఇలాగ అంటే చె చెప్పే పద్ధతి మార్చుకున్నాడు మావోడు గూడా అంటే ఎ ఎందుకులే బాధ పెట్టడం అని జెప్పేసి.
అదే. అదే. ఆహ్, కానీ లోపల అయితే అయిత లోపలైతే ఎమోషనల్‌గ అయితవు గదా. హ్మ్. ఓహో! హ్మ్. <giggles> చెయ్యం. చెయ్యం. హ్మ్. హ్మ్. ఇంకోసారి చెయ్యకు అంటడా? ఓకె. ఓకె. హ్మ్. హుహు. ఓకె. హ్మ్.